అన్నట్లు ఎక్సర్‌సైజ్ చెయడం అనేది మీకిష్టమా? మీరూ ఎవరినైనా ప్రేరేపిస్తారా, ఎంకరేజ్ చేస్తారా, ఎక్సర్‌సైజ్ చెయడానికి దానికి?
అంటే, నాకు అదీ ఇష్టమని కాదు గానండీ, ఇప్పుడూ ఉన్నా ప్రెజెంట్ జనరేషన్‌లో అ అది అవసరవని చెప్పుకోవాలీ. అన్ ఎవరికైనా ముందు మనం స్టార్ట్ చేస్తేనే కదా! ఏదైనా స్టార్టవ్వాల్సింది. అది ముందు మన హెల్త్ ట్ వైజ్ మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అంటే, ఓ బరువు తగ్గిపోవాలి, సన్నగా, నాజూగ్గా ఉండాలనీ, దీనికి కాదు ఎక్సైజ్. మన మెంటల్ ఫిట్‌నెస్ అంటే, మనం ఆహ్, ఇప్పుడు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మనం ఆహ్, ఇల్లని, ఆఫీసని పిల్లలని, ఇవన్నీ మనం చెయ్యాల్సిన రోల్స్. దానికి ఆ! ఉండాలి. అది. మనము అందరికి ఎలా అంటే, ఇప్పుడూ ఆహ్, వ్యాయామమంటే తగ్గిపోవాలి. బరువు దగ్గిపోవాలి, సన్నగ గనిపిచ్చెయ్యాలి, బాడీ ఫిట్ ఇది ఇది గాదు. మన మెయినుద్దేశమేంటంటే, మన హెల్త్ చూసుకోవాలి. వ్యాయామం జేస్తే మనకు షుగర్స్, బీపీస్ ఇవన్నీ తగ్గుతయి. ఇప్పుడూ ఆహ్, మనా పేరెంట్స్ ఆహ్, మన అమ్మ, నాన్నకి ఇప్పుడు చాలా మందికి బీపీలు, షుగర్లు ఇవన్నీ ఉంటాయి కదా! ఆ! అది ఏంటంటే అవునవును. అదేంటంటే ఇప్పుడు అవును. అదేంటంటే, ఫస్టిప్పుడు షుగర్, బీపీ ఉందనుకోండి తల్లిదండ్రులుకి, మొదటగా ఒచ్చేదెవరకంటే, ఆ కుటుంబంలో ఉన్న మొదటి సంతానానికే ఒస్తది.
ఆ! ఆ! అదే. మానసికంగాను, ఆరోగ్యంగాను ఫిట్టుగా ఉండడానికి. అంతేనా? హ్మ్. అవును. ఆ! షుగర్లివన్నీ అంద్ కామనయిపోయిందండి అన్ని చోట్ల. అది ఖచ్చితంగా ఒచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా పిల్లలకి? అవునంటారా? ఓహో! అలా ఒకటుందా?
ఇప్పుడు, అప్పుడు ఆ! ఆ! అవును. అమ్మకీ ఆహ్, షుగరుంది, నాన్నకి బీపీ ఉందనుకోండి, మీకు ఆ షుగర్, బీపీ మీకు మెయిన్‌గా ఒచ్చేదేంటంటే మొదటి సంతానానికి. మనకి ఎప్పుడైతే 30 దాటిందో, మీ పేరెంట్స్‌కి ఆహ్, అమ్మ, నాన్నకి మనకి జెంటిక హెరిడిటరీ ఆహ్, పూర్వం ఆహ్, ఎవరికి ఉండేయన్నీ మనకొ ఓ 30 సంవత్సరాలు దాటగానే ఒస్తాయి. అవును. ఒ అవకాశముంది. ఆహ్ ఆ! ఉన్నయ్యండీ ఇప్పుడు. ఆ! ఉన్నాయి.
ఓహో! తల్లితండ్రులకుండే ఆహ్, హ్మ్. ఆ! వంశపారంపర్య వ్యాధులన్నీ, ఆ! ఒచ్చే అవకాశాలెక్కువున్నాయంటారు. మరి వాటిని తప్పె ఆహ్, వాటిని తప్పించుకునేలా కూడా కొన్ని ఉన్నాయని ఉన్నాయంటారా? మరి అలాగా వంశపారంపర్యంగా ఒచ్చే వ్యాధులని తప్పించుకునే అవకాశవుందంటారా?